అయితే, మనకేంటంటే కొన్ని కొన్ని సార్లు ఆహ్, కొన్ని కొన్ని ప్రోజెక్ట్లు ఆహ్, మనం చేస్తూ ఉంటాము. మన ప్రొఫెషనల్ పరంగా కొన్ని కొన్ని సార్లేంటంటే <sniffs> ఆహ్, అటు ఇటు అంటే సమయానుసారమో లేకపోతే హ్మ్, కొన్ని ఆహ్, రీజన్స్ వల్ల మనకవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అనుకున్న విధంగా మనకి <sniffs> ఫలితాలు రావు. <sniffs> అయితే, కొన్నిసార్లేంటంటే ఆహ్, జీవితం నెక్స్ట్ లక్ష్యం మీద ఆధారపడె ఉండే కొన్ని ప్రాజెక్ట్లు కూడా ఉండుంటాయి. <sniffs> అలా మీరు, మీ జీవితంలో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఒకవేళ విఫలమైతే దాన్నుంచి ఏదైనా లెసన్ మీరు తీసుకుని ముం ముందడుగు ఎలా వేశారు?
అవును. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అవునూ. నిజంగా. అంటే ముఖ్యంగ ఏంటంటే, ఫస్ట్ మనం ప్రయత్నిస్తాము. ప్రయత్నిత్ ప్రయత్నించాలి అని చెప్పి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటరంటే, "నేను ట్రై చేస్తాను. కానీ తర్వాత అందులో ఫెయిల్ అయిపోతే ఎలా? ఫెయిలయిపోతే అవసరమా ప్రయత్నిచ్చడం? ఇన్ కేస్ ఫెయిల్ అవుతానేమో" అని చెప్పి, అంటే అసలు ప్రయత్నిచ్చకుండానే నాకు రాదు అని చెప్పి, డిసైడ్ అయిపోతూ ఉంటారు చాలామంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్.
ఇలా చాలా మంది అంటే, నేను కూడా అందులో ఒకదాన్ననమాట. మా కాలేజ్‌లో ఒక కాంపిటీషన్ అనేది పెట్టారు. హ్యాకథాన్. మినీ ప్రాజెక్ట్ కింద ఇది సబ్మిట్ చేయొచ్చు అని చెప్పారు.
ఓకె. ఓకె. హ్యాకథాన్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఈ ప్రాజెక్ట్ ఏంటంటే హ్మ్. హ్యాకథాన్. కోడింగ్‌కి సంబంధిచింది. సో, ఇదేంటంటే, ఇందులో మేము జాయిన్ అవుదాము అని చెప్పి, మిని ప్రాజెక్ట్ కింద మార్క్స్ ఇస్తామన్నారు. మాకు ఇ ఇ క ఆహ్, కోడింగ్ దాంట్లో జాయిన్ అయ్యి అందులో చేసిన వెబ్‌సైట్ చూపిస్తే.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
మేము ఫస్ట్‌లో ఏమో, "మన వల్ల కాదు మనం చేయలేము కదా! ఎందుకులే మనకిది. అంటే, మనకసలు ఐడియా కూడా లేదు కదా! ఇది అని చెప్పి 4 మెంబర్స్ మా ఫ్రెండ్స్ అనుకున్నాము. టీమ్ ప్రకారం అవ్వచ్చందులో.
హ్మ్. ఓకె. ఆ!
అంటే, అసలు ప్రయత్నిచకుండానే, "మా వల్ల కాదు" అని చెప్పి ఒకటి ఫిక్స్ అయిపోయాం. మా మైండ్‌లో మేము.
హ్మ్. హ్మ్.
ఇంక ఏదో ఫార్మాలిటీకి "అందరూ అవుతున్నారు కదా! మనం కూడా అవుదాం" అని చెప్పి, వెళ్ళామన్నమాట రిజిస్టయ్యి అందులోకి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె.
అందులోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు మేమేంటి, ఇంక మాకు అక్కడ ఏం రావట్లేదు అని చెప్పి, కొరియన్ డ్రామా పెట్టుకొని చూసుకుంటున్నాం ఇంకా. మన వల్ల కాదు అని వదిలేసి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. <chuckles> హ్మ్.
అక్కడున్న ఫ్యాకల్టీ వాళ్ళు <chuckles> తిరుగుతున్నారన్నమాట. రౌండ్స్ వేస్తున్నారు.
హ్మ్. హ్మ్.
ఇంకా మన దగ్గర కూడా వచ్చి, వచ్చి చూస్తారేమో ఏం చెయ్యట్లేదు అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటారు, ఎందుకులే అని చెప్పి మా ఫ్రెండ్ మాకు తెలిసిన ఒక అక్కుంది, ఆ అక్కనడుగుతాను" అని చెప్పింది.
హ్మ్. హ్మ్. ఓకె.
ఆ అక్కని అడిగితే, ఏమని అడిగిందంటే, "అక్క కొంచెం హెల్ప్ చేస్తావా, మాకు ఎలా చేయాలో ఏం రాదక్క హ్యాకథాన్‌కి ఫస్ట్ ఇది" అని హ్యాకథాన్‌కి ఫస్ట్ టైమ్ అని చెప్తే, ఆ అక్కొని "నే వా 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. నాకే రావట్లేదు ఇంక మీరేం చేస్తారు, మీ వల్ల కాదు లైట్ తీసుకోండి." అని అన్నది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకె. ఓకె.
అలా అనేసరికి ఇంక చాలా బాధేసింది మాకు. ఎందుకు ఇలా అంటుంది, అంటే చెప్పొచ్చు కద, కొంచెం హార్డ్ ఉంటుందిరా. ట్రై చేస్తాంటే చేయండి కానీ ఆహ్, చూసుకోండి. అని చెప్పి ఇలా చెప్తే, ఒక రకంగా బాగుంటుంది కదా. మరీ మీకు రాదు. మీ వల్ల కాదు. అంతా అలా వేస్ట్‌లాగా తీసేస్తుంది ఏంటి అన్న బాధేసింది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె.
ఆ బాధ కంటే ఎక్కువ, కోపం వచ్చేసిందన్నమాట. ఆమెని కొట్టేయాలన్నంత కోపం వచ్చింది అక్కడే. ఇంకా ఏమి చేయలేని పరిస్థితి అక్కడ. ఇంకా మన వల్ల ఎందుకు కాదు, మనం ఎందుకు చేయలేము, అని చెప్పి మా 4 మెంబర్స్ మేమే అనుకోని, స్టార్ట్ చేసాం అనమాట. మా వర్క్ రాకపోయినా సరే, మాకు అక్కడ ఒక సార్ ఉన్నాడు. తెలిసిన సార్, మా క్లాస్ టీచర్ అనమాట. ఆ క్లాస్ టీచర్ హ్మ్. క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్తే, "సార్ మాకు కొంచెం సహాయం చేయండి. మాకు ఎలా మొదలుపెట్టాలో అర్థం కావట్లేదు," అంటే మా సార్ మాకు గైడెన్స్ అనేది ఇచ్చాడు, ఎలా చేయాలి అని.
హ్మ్. <smacks lips> హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మీ క్లాస్ టీచర్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఈ గైడెన్స్ తీసుకొని మేము సర్ చెప్పిన మాటలు స్టెప్ బై స్టెప్ రాసుకున్నాం ఒక దగ్గర. ఫస్ట్ స్టెప్ ఇలా మొదలుపెట్టాలి, నెక్స్ట్ ఇది అని చెప్పి. ఇలా రాసుకొని, నేర్చుకొని, చాలా అంటే చాలా ప్రయత్నించామనమాట అందులో గెలవడానికి మేము. ఎలా అంటే ఆహ్, మే ఎందుకు ముఖ్యంగా గెలవాలనుకున్నామంటే ఆ సీనియర్ మీ వల్ల కాదు అనేసరికి మనకొకటి ఈగో లాంటిది ఉంటుంది. ఎవరైనా సరే మీరు ఇది చేయలేరు, మీ వల్ల కాదు అంటే, ఎందుకు చేయలేము, ఎందుకు కాము చేసి చూపిస్తాం అన్న ఈగో మనలో ఉంటుంది.
ఓకే. ఓకే. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. నిజమే అండి. <giggles> అసలు ఎస్పెషల్లీ అట్లా మనల్ని కొంచెం డౌన్ చేసే వాళ్ళ దగ్గర మనం చూపించుకోవాలి అనే ఒకటి ఉంటది. అంటే కొంతమంది కుంగిపోతారు. కొంతమంది అదే ఇది తీసుకొని మోటివేషన్ అయ్యి వాళ్ళ దగ్గర మనం చూపించుకోవాలి అనే ఫీలింగ్ లోకి వస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది.
అలా. హ్మ్. అలా మొదలు పెట్టాలి. అవునవును. నిజంగా. అవును నిజంగా చెప్పారు ఈ మాటైతే. ఎందుకంటే కొంతమంది ఎవరు అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్సు ఎలా? అయ్యో! ఈమె ఇలా అన్నది నిజంగా నా వల్ల ఏం కాదు. నేనేం చేయలేను అని చెప్పి ఇంక ముందు వచ్చే దేనికి కూడా పార్టిసిపేట్ చేయలేరు వాళ్ళు.
చేయలేరు. అవును. హ్మ్.
ఇప్పుడు ఇప్పుడు మేమంటే రియలైజ్ అయ్యి ముందు స్టెప్ తీసుకోవాలి అని చెప్పి పట్టుదలతో తీసుకున్నాం. పంతం నెగ్గాలి అని చెప్పి. మాది ఎందుకు అవ్వదు అని చెప్పి. కొంతమంది ఓవర్ సెన్సిటివ్ ఉంటారు అసలు అయ్యో లేదు, నా వల్ల కాదు అన్నట్టుగా!
హ్మ్. హ్మ్. <smacks lips> హ్మ్. నిజమండి నిజం.
చాలా కష్టమవుతుందండి వాళ్ళకి. ఇంకా మేము అది తీసుకున్న తర్వాత ఎలా అయినా సరే గెలవాలి అని చెప్పి చాలా అంటే చాలా పట్టుదల పెట్టుకున్నాము. కానీ మేము ఎంత ప్రయత్నించాము చాలా ఎండింగ్ వరకే వచ్చింది. కానీ ఆ కాంపిటీషన్‌లో మాకు టాప్ రాలేకపోయాము మేము.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యా! ఓకే.
అది చాలా బాధేసింది అన్నమాట. అరె! ఇదేంటి అని చెప్పి. ఆ బాధపడుతున్న సమయంలోనే మా హెచ్ఓడి ఎవరైతే ఉంటాడో మా బ్రాంచ్‌కి ఆయన ఇంకొక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇంకొక 2 మంత్స్‌లో ఇంకొక కాంపిటీషన్ ఉంటుంది. అది మెయిన్ కాంపిటీషన్. ఓవరాల్ ఇండియా ఉంటుంది అని చెప్పాడు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే! హ్మ్.
ఇది విఫలమైంది అని తెలిసిన వెంటనే మేము ఒక లెసన్ నేర్చుకున్నాం ఫస్ట్. ఏంటంటే మన వల్ల కాదు మనం చేయలేము అని చెప్పి అసలు ఏ విషయంలో కూడా అనుకోవద్దు. దేన్నైనా సరే ప్రయత్నించాలి. ఒ ఒకవేళ ఫెయిల్ అయ్యాము మేము. ఆ ఫెయిల్ అయిన దగ్గర ఎక్కడ ఫెయిల్ అయ్యాము? ఏమేం తప్పులు చేశాము అని చెప్పి నెక్స్ట్ దాంట్లో అవి రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో దేనికి భయపడొద్దు వెనకడుగు వేయొద్దు అని ఫిక్స్ అయ్యాము.
హ్మ్. హ్మ్, హ్మ్. అనుకోవద్దు. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. బాగా, బా <chuckles> హ్మ్.
అక్కడ హ్మ్. అది అనుకున్న తర్వాత మాకు 2 మంత్స్ తర్వాత వచ్చిన, ఏదైతే హ్యాకథాన్ ఉందో, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ దానికి చాలా అంటే, చాలా ప్రయత్నిచాము.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఆహ్, ఎక్కడ మిస్టేక్స్ చేశామో లాస్ట్ టైమ్, ఆ మిస్టేక్స్ అన్నీ రిపీట్ చేయకుండా వెబ్‌సైట్స్‌లో కానివ్వండి, చాలా ఏఐ టెక్నాలజీస్ దగ్గర నుంచి కూడా, మేము హెల్ప్ తీసుకున్నాం. అంటే, చాట్‌జీపీటీ కానివ్వండి, పర్‌ప్లెక్సిటీ, కో పైలట్స్ వీటన్నిటిని యూజ్ చేసుకున్నాం అనమాట, అన్నిటిని వాడేశాము. అక్కడ ఏం <chuckles> రాకపోయినా సరే! ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్స్‌ని అడిగాము. చాట్‌జీపీటీని ఎలాంటి వెబ్‌సైట్స్‌లో ఆహ్, ఫ్రంటేన్ అని అనేది డెవలప్ చేయొచ్చు, అని చెప్పి ప్రాజెక్ట్‌కి వెబ్సైట్. సో, అలా కొన్ని సజెస్ట్ చేసిందనమాట. వి నాట్ దే వై ఏఐ అని, లవబుల్ అని చెప్పి, ఆహ్, అవి ఇచ్చిన ప్రాసెస్ వైజ్ చేసుకుంటా వచ్చి, లాస్ట్‌కి మా ఫ్యాకల్టీకి కూడా చూపించామనమాట. ఇలా అంటే, మా ఫ్యాకల్టీ కొన్ని చేంజెస్ చెప్పాడు. ఇది చేద్దమా, ఇది ఇంకా బాగుంటుందని చెప్తే ఫైనల్లీ ఆ కాంపిటీషన్‌లో మేము టాప్‌లో వచ్చామనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> హ్మ్.
అంటే, ఎక్కడ మిస్టేక్స్ అయితే, చె నె చేశామో, లాస్ట్ టైమ్ ప్రాజెక్ట్‌లో, అవి రిపీట్ చేయకుండా, మేమూ ఆహ్, ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యాం. మెయిన్‌గా ఏంటంటే, టాప్ వచ్చినందుకంటె టాప్ వచ్చింది, అన్న ఆనందం కంటే, ఎవరైతే సీనియర్, "మీరు చేయలేరన్నారో," వాళ్ళ దగ్గరకెళ్ళి, మమ్మల్ని, "చేయలేరు అని చెప్పి, మీరేదో చిన్నగా కాలేజ్‌లో పెట్టిన హ్యాకథాన్‌కన్నారు, మేమిప్పుడు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ లోనే టాపోచ్చాము. మీకెక్కడొచ్చింది అక్కా?" అని అడిగితే, ఆమె, ఒక్క మాట రిప్లయ్ ఇవ్వకుండెళ్లిపోయింది తలదించుకొని.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> ఆ!
చాలా మంచిగా లైక్ ఎట్లా అంటే, ఒక కిక్ అనేది వచ్చిందనమాట. అసలైన కిక్ అక్కడొచ్చింది మాకు.
హ్మ్. <smacks lips> నిజమే అండీ. అట్ల ఉంటది. ఆహ్, అది ఆహ్, థ సంతృప్తి వేరు, కదా నిజంగా! అది ఒకళ్ళు డౌన్ చేసి.
ఇది. అలా హ్మ్. అవును నిజంగా. అంటే, ఇది, ఇది ఇందులో, అసలు ప్రతి ఒక్కళ్ళూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నేను నా జూనియర్స్‌కి కూడా చెప్పాననమాట. నా జూనియర్స్, ఇలా కొంతమందొచ్చి నన్నడిగినప్పుడు, "అసలు భయపడకండి. మీరు ప్రయత్నించండి. వస్తే వచ్చింది లేకపోతే లేరు. అసలు ఫెయిల్ అయినా సరే బాధపడొద్దు. ఆహ్, ఏమీ అనుకోద్దు. ఇప్పుడు సక్సెస్ అయితే, ఇంకొక మెట్టు ఎక్కండి మీరు. ఒకవేళ, ఫెయిల్ అయ్యారనుకోండి! అందులో, ఎక్కడ మిస్టేక్స్ చేశారు? దేని వల్ల, మిస్టేక్స్ అయ్యాయి! అని ఒక దగ్గర నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతది, అని చెప్పి. "ఇదేంటంటే, చాలామందికి అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఉండదు. నమ్మకమే పెట్టుకోట్లేదు. మేము కూడా అంతే, ఫస్ట్‌లో మా మీద నేనొకటే ఆలోచిచ్చాను. మన మీద మనకి నమ్మకం లేకపోతే, మనం చదువుతున్న చదువుకి, వాల్యూ ఏముంటుంది మన దృష్టిలో? అని చెప్పి, నేనే అనుకున్నాను. ఇంక అలా, మేము అ కొంతమందికి, మోటివేట్ చేయడం జరిగింది జూనియర్స్‌కి. అండ్, ఇలా కోడ్ అడిగిన వాళ్ళకి కూడా, మేము సహాయం అనేది చేశాం అనమాట. నెక్స్టు ఇప్పుడు, మేము సీనియర్స్ అయిన తర్వాత, మా జూనియర్స్ కూడా వస్తారు. ఇలానే, కొరియన్ డ్రామా పెట్టుకోని, ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా. కాని మేము, మా సీనియర్ మాకెట్లైతే, డిస్కరేజ్ చేసిందో, మేవలా చేయ్యొద్దు, అని చెప్పి ఫిక్స్ అయి, వాళ్ళకి ఎలా చేయ్యాలి? అన్న విధం కూడా, నేర్పిచ్చామనమాట. సో, ఉప్పుడు వాళ్ళకీ తెలుస్తుంది కదా! ఇలా, ఇలా ఈ స్టెప్ వల్ల చెయ్యాలి. ఇక్కడ నాకు మిస్టేక్స్ అయితే, నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాను. లేకపోతే, నెక్స్ట్ ఇయరన్నా కాంపిటీషనొస్తే, ఇంకా మంచిగ పికప్ అవుతాను. అన్న ఆలోచన, థాట్ కూడా వాళ్ళల్లో -వాళ్ళకి కూడా రావాలి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజం అండి, ఉండదు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> <smacks lips> ఎంత బా చెప్పారు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజమే, నిజమే. హ్మ్.
అవును. ఇంక వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మేము ఎంకరేజ్ అవుతూ, అందులో ఇంకా ఎక్కువ, ఏవేమి మిస్టేక్స్ అనేవి చేశామో, వాటిని రిపీట్ చేయకుండా, ఇంకా ముందు ముందొచ్చే, ప్రాజెక్ట్స్ అన్నీటికి మేము ఎటెండ్ అయ్యామనమాట. ఆ ప్రాజెక్ట్ ఎక్కడైతే మేము టాపోచ్చామో, అక్కడి నుంచి ముందు, ముందు ప్రాజెక్ట్స‌కి కూడా ఎటెండ్ అయ్యాము. అలానే మా సార్ వాళ్ళు కూడా, చాలామంది మా ప్రాజెక్ట్ చూసి, "చాలా బా చేశారు" అని చెప్పారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. <sniffs> అదేలెండి. హ్మ్. అంటే, దాని నుంచి ఇంకా మీకు దాని తర్వాత, మీకు జరిగినా ఆహ్, అన్ని నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్స్ ఆహ్, సక్సెస్ మీద ఆధారపడి ఉండుంటది కదా?
అంటే దూరి వాళ్లతో హ్మ్. దు అవునండి. అంటే, ఒకసారి మనం విఫలమైన వెంటనే కొంతమంది ఏంటంటే, ఇగా లైట్ తీసుకుందాం చేయలేమేమో, ఎందుకులే మనకిదంతా తలనెప్పి ఉన్న చదువు ఏదో బ్యాక్‌లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకొని సెమిస్టర్ పాస్ అయితే ఏదో ఒకటి అదే వచ్చిద్దని ఆలోచిస్తారు. కానీ, ఈ హ్యాకథాన్స్‌లో వచ్చిన సర్టిఫికెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇ ఎందుకు చేయలేము చేయగలుగుతాము, అని ఒక నమ్మకం పెట్టుకొని విఫలం సరేనండి ఒకసారి చేశాను నేను నేను ఫెయిలయ్యాను. సెకండ్ టైమ్ చేసిన తర్వాత కూడా, ఫెయిలైతే థర్డ్ టైమ్. చేయి మళ్ళీ. ఎందు ఇప్పుడు ఇదేం డబ్బులు కట్టి డబ్బులు పెట్టి చేసేది కాదు కదా! ఫ్రీ రిజిస్ట్రేషనే కదా! నేర్చుకునేది ఫ్రీగా ఇంకెందుకు మనం ఆలోచించేది, అటెండెన్సూ పడుతుంది ఇంకో రకంగా కాలేజ్‌కి. హ్మ్. అలా మోటివేషన్ మమ్మల్ని మేము మోటివేట్ చేసుకొని, రియలైజయ్యి, చేయగలుగుతామని చెప్పి ముందు స్టెప్ తీసుకున్నాము.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజమే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే కదా! హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. బా చెప్పారు. అంటే ఇంకా ఆహ్, ఒకటి అంటే, కొంతమంది నిజంగానే కుంగిపోతారు. ఇప్పుడు దాని మీదనే ఆధారపడుతుంది కదా! ఆహ్, ఆ ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటది అని చెప్పేసి, దాని మీదే కుంగిపోతారండి కొంతమంది. కొ కొంతమంది ఏంటంటే ప్రోపర్‌ గానే దాన్ని ఏమంటారు? ఆహ్, మంచిగా తీసుకొని ముందుకు వెళ్లి అప్ రుజువు చేయాలి అని చెప్పేసి
అవును. అవును. నిజంగా. అవును. అంటే, వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటదన్నమాట. నమ్మకం నేను చేయగలుగుతాను. సరే, మళ్ళా ప్రయత్నిస్తాను. అనేది ఉంటుంది. వీక్‌గా వీక్ అని కూడా చెప్పలేము. ఓవర్ సెన్సిటివ్ వాళ్ళు ఏంటంటే, ఎక్కువగా ఆలోచించేస్తారు. అమ్మో! కాదేమో అదైతది, ఇదైతది అని చెప్పి. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు పోతదంటే మన మీద మనం నమ్మకం అనేది పెంచుకున్నప్పుడు పోతది. హ్మ్. అవును.
హ్మ్. హ్మ్. <smacks lips> హ్మ్. నిజం. బా చెప్పారండి. హ్మ్. భలేగా అంటే ఆహ్, మీ యొక్క అనుభవం. అంటే మీ ప్రాజెక్టు దాని నుంచి మీరు నేర్చుకున్నది, అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇది చాలా ఆహ్, స్ట్రాంగ్ మైండ్సెట్ మీరేదైతే ఇప్పుడు పాటించారో, ఏదైతే చేశారో 100% స్ట్రాంగే. ఆహ్, <chuckles> నాకు కూడా బాగా అనిపించిందండి. ఈ మీ యొక్క స్టోరీ వినడం అనేది. ఆహ్, మళ్ళీ తప్పకుండా మాట్లాడదామండి. ధన్యవాదాలు.
హ్మ్. అవును. అవును. హుహు. హ్మ్. తప్పకుండా మళ్ళీ మాట్లాడదామండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీతో మాట్లాడినందుకు ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్.